ఏ సీజన్ బెటరంటే, అంటే సీజన్ అలా ఏం చూడను. అంటే సైకిల్‌గా పెట్టుకుంటానన్నమాట. ఇప్పుడు 3, 4 నెలలకి ఆ మొక్క యొక్క కెపాసిటీ తగ్గిపోతది. ఆ! ఫ్రూట్స్
హ్మ్. ఓకే. ఆహా! 3, 4 నెలలకి అయిపోతుంది. హ్మ్.
ఆ! అంటే ఇప్పుడు మనకు రోజు మొక్కలు ఇస్తాయి కదా, కాయలు అవన్నీను. అండ్ ఒక కొంచెం కెపాసిటీ తగ్గిపోద్ది. పూత అయిపోయిన తర్వాత మొక్క తీసేసి మళ్ళీ దాని సీడ్స్ దాచుకుంటానన్నమాట. ఆ సీడ్స్ దాచుకున్నక
అవును, అవును. ఆహా! ఓకే. మళ్ళీ ఆర్గానిక్‌గా మీ సీడ్స్ మీరే వాడతారన్నమాట. ఓహ్! గుడ్ గుడ్ మేమ్ మీ ఇప్పుడు ప్రయత్నం చాలా బాగుంది. ఆ!
ఆ! మా సీడ్స్ నేనే వాడు అంటే ఇప్పుడు బయట సీడ్స్ కొన్ని, కొన్ని, కొన్ని విన్నానన్నమాట. సీడ్స్ తెచ్చుకుంటాము, మళ్ళీ నెక్స్ట్ టైమ్ కూడా ఆ సీడ్స్ దాచుకొని సీడ్స్ ఎసుకుంటే మొక్క రాదు.
హ్మ్. అయ్యయ్యో! అంటే అది ఒక్కసారికే వస్తుంది, రెండోసారికి రాదు.
ఆ! కొన్ని రకాలు అలా ఉన్నాయి. ఆ! రెండోసారికి రాదు. ఇప్పుడు మనకి చిన్నప్పటినుంచి రైతులు గానీ ఏం చేసేవారు? ఈ ఈ మొక్క ఒకసారి విత్తనాలు తెచ్చుకుంటారు, విత్తనాలు వేస్తారు, వేస్తే మొక్కోస్తది. మొ మొక్కోచ్చిన తర్వాత లాస్ట్ మళ్ళీ విత్తనాలు దాచుకుంటారు. అలాగా ఇప్పుడు ఉండట్లేదనమాట విత్తనాలు. కాబట్టి అలా చూసి చూసి మంచి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? ఆర్గానికెలితే నర్సరీస్‌లో వాటిలో దొరుకుతాయి అనమాట ఆర్గానిక్ విత్తనాలు.
ఓకే. హుహు. అవును. అవును. ఓకే. ఆహాహా! అంటే ఇట్ల ఇట్లా ఆర్గానిక్‌ విత్తనాలు విచ్చే షాప్స్ ఏమన్నా మీకు ఐడియా ఉన్నాయా అండి?
అంటే నర్సరీస్ దగ్గరలో నర్సరీస్‌ దొరుకుతాయి. ఆ!
నర్సరీలో ఓకే, ఓకే. నర్సరీలో ఉంటాయి. అవును, అంటే నర్సరీలో హైబ్రిడ్‌వి కూడా ఇస్తారు గదా విత్తనాలు?
నర్సరీలో దొరుకుతాయి. ఆ! హైబ్రిడ్ కూడా అంటే మనమేల్లీ అడిగి తెచ్చుకోవాలి. ఊ ఊర్లో మామూలుగా రైతులు ఉంటారు కదా! వాళ్ళ దగ్గర కూడా విత్తనాలు ఇమ్మంటే ఇస్తారు. ఆ! అవును అంటే ఎంతో కాదు ఒక ఒక కొన్ని ఇస్తారు. అయ్యే సరిపోతాయి. దాన్ని నెక్స్ట్ స్
హుహు. అవును. ఓకే. వాళ్ళు కూడా ఇస్తారు విత్తనాలు. ఆ! మంచిది. ఆ! <chuckles> ఓకే. అయితే ఇప్పుడు వీటికి గార్డెనింగ్‌కి వాటర్‌తో పాటు ఎరువు కూడా అంతే అవసరం గదా! మీరు ఎరువు ఎలా దానికి సేకరిస్తారు?
అవును. ఎరువు అవస అంటే ఫస్ట్‌లో నార్మల్‌గా మన బ్లూ డ్రమ్స్ ఉంటాయి కదండీ. అందులో ఇలా నేను మొక్కలకి ఆకులు రాలిపోతాయి ఆ ఆకులు లేకపోతే అప్పుడప్పుడు మొక్కలు తీసేస్తూ ఉంటాము ప ఇంక క్రాప్ ఆగిపోతే, ఆ తీసేసిన మొక్కలు, ఇంట్లో కిచెన్ వేస్టు ఇవన్నీ కలిపి ఆ కంపోస్ట్
హ్మ్. ఓకే. అవును, అవును. ఆహా! హ్మ్. కిచెన్ వేస్టంటే ఉల్లిగడ్డ, పొట్టు లాంటివి
ఆ! అదే ఉన్న కూరగాయలు త తరుగుతాం కదా! అది లేకపోతే అన్నం మిగిలిపోతది కదా! అది.
అవును, అవును. ఆహా! అన్నం గూడా ఎయొచ్చా అండి? మిగిలిపోయిన అన్నం కూడా?
ఆ! అన్నం కూడా ఏమైనా వేయొచ్చు. అన్నము, కూర మిగిలిపోయినా ఏది మిగిలిపోయినా ఏదైనా వేసేయొచ్చు. అందుట్లో వేసి
ఓకే, ఓకే. ఆ! అలా వేసి డ్రమ్‌లో పెట్టాలా అండి?
ఆ! ఒక డ్రమ్‌లో ఇవన్నీ వేసిన తర్వాత మట్టి వేయాలి. ఫస్ట్ ఒక లేయర్ మట్టి వేయాలి. మట్ ఆ! మట్టి వేసిన తర్వాత దాని మీద ఈ ఈ మన కిచెన్ వేస్ట్ గానీ, ఏ వేస్టున్న వేయాలి. దాని మీద డ్రై లీవ్స్ ఎయాలి. దాని మీద ఇంకొక లేయర్ మట్టేయాలి. అలాగే మట్టి, డ్రై లీవ్స్ మనకున్న ఈ వేస్ట్ మళ్ళీ మట్టి, మట్టి రెండు
హ్మ్, హ్మ్. మట్టి కూడా వేయాలి. ఓకే. ఆహా! ఓకే. అవును. ఓకే, ఓకే. ఆహా! అంటే ఎరువు మరి ఇట్లా డ్రమ్స్‌లో ఉంచితే మరి స్మెల్ రావడం లాంటిది ఏముండదా?
ఓస్తది స్మెల్ ఖచ్చితంగా ఓస్తాదండి. కానీ మొక్కలుకి
ఆ! మరి మరి మరి మీకది ఆ స్మెలు మీకు నచ్చుతుందా? అంటే దానికి
అప్పుడు మూత పెట్టేస్తాం కదా డ్రమ్‌కి.